ఇంట్లో వాళ్ళకి తెలీదండి ఆ విషయం. ఇక్ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకా వేరే రేంజ్‌లో ఉంటది, అసలు.
ఆ అమ్మాయి వాళ్ళ ఇన్ ఓకే. అంటే మరి చుట్టాలే అన్నారు కదా! అంటే తెలీలేదా అని అడుగుతున్నా అంతే.
అహా! లేదు. తెలీదు తెలీదండి. తెలిసుంటే ఆల‌ని
మరి సపోర్ట్ చేసారా మీ ఫ్రెండ్ లాస్ట్‌కి? ఆ ఫ్రెండ్‌కి?
ఆంద్ సపోర్ట్ అంటే ఇంకా మన మధ్యం మన ముగ్గురం ఎప్పుడు కలిసున్నా సరే ఇంకోసారా టాపిక్ రాకుండా ఉండేలా చూసుకున్నాం అంతే అండి ఇంకా...
ఓకే. మళ్ళీ కలిసిపోయారు. అయితే లాస్ట్‌కేమైంది వాళ్ళ, వాళ్ళ లవ్ సక్సెస్ అయిందా?
ఆ తర్వాత మన్ ఆడిని మన్నించే ఇంకా తర్వా సక్సెస్ అవ్వలేదు. అలాగని పెండింగ్ ఉండిపోలేదు. మధ్యలో ఉందండి ఇప్పటికింకా అలాగే ఉంది.
ఇంకా నడుస్తోందా?
ఆ! అవునండి.
ఓకే. ఇంకా ఏమన్నా మీకు అంటే మీరు చూసిన సిట్యుయేషన్ గాకుండా మీకేదైనా జరిగిందిలాగా. మీరు ఎవరికైనా నమ్మకం పెట్టుకొని, ఏదైనా చేస్తే, వాళ్ళు ఆ నమ్మకాన్ని వమ్ము చేసేసిన సిట్యుయేషను?
ఆ! అవునండి. ఏంటంటే, ఒకసారి ఆహ్, ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికెళ్ళామండి. అయితే ఏమైందంటే వాళ్ళందరూ బానే ఉన్నారు ఉండటం. కాకపోతే వాళ్ళ మనసులో ఏముందంటే ఈడు వచ్చిండపోయుంటే స బాగుండేది గదా! మనం ఎంజాయ్ చేసేవాళ్ళం అన్న థాట్‌తోటి వాళ్ళుండేవాళ్ళు. అయితే ఆళ్ళంత ఆ తర్వాత అదే ఉద్దేశంతోటి ఎళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏమో ఇంకో ట్రిప్‌కెళ్లారనమాట. అంటే టెంపుల్‌కి ఎళ్దామనుకుని వెళ్లారు. అందరం సర్చించుకున్నాం అది. సంర్చించుకున్న తర్వాత అందరం కలిసేళ్లాలనుకున్నాం కదా! "ఇలాంటి టైంలో నాకు చెప్పకుండా మీరు మీరే కలిసెళ్ళిపోయారు. ఇంకా నాకు చెప్పలేదు. అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఎలా నమ్ముతానురా? నెక్స్ట్ టైమ్ ఎళ్దామనుకున్నప్పుడు" అని నేనన్నాను. అంటేనేమో "అది కాదురా సిచ్యుయేషను" ఇప్పుడేంటంటే, అన్ ఇప్పుడు, ఆ టైంలో ఎగ్జామ్స్ అన్నమాట. ఎగ్జామ్స్ రాసే ముందు టెంపుల్‌కి కానీ, యా <tsk> లేదంటే ఎక్కడన్నా ఆహ్, ఎళ్లి ప్రేయర్ చేసుకుందామన్న స్టాండర్డ్‌లో వాళ్ళున్నారు. స ఆహ్, సరే దానికి నేను ఓకే అంటున్నా కాపోతే
ఓకే. ఆహా! అవును. అవును. నిజమే కొంతమందలా ఉంటారు. అవునండి. ఓకే. ఆహా! ఓకే. అవును. ఎక్కడికొక్కడికే వెళ్తాం కదా! అవును. అప్పుడు మీకు ఎగ్జామ్సే కదా! మిమ్మల్ని కూడా పిలవచ్చు కదా!